సో ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ ఇవన్నీ 2 బ్యాలెన్స్‌గానే ఉంటాయనమాట. అంటే, ఒక్కోసారి ఫెయిల్యూర్స్ ఎక్కువుంటాయనుకో, ఒక్కోసారి సక్సెస్ కూడా ఎక్కువుంటాయనమాట. సో ఇలా చిన్న చిన్న సక్సెస్‌లో పోలిస్తే ఏంటి అంటే స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే లైక్ ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు, అలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక గిఫ్టనేది ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ స్పెషల్, స్పెషల్ మూమెంట్స్ కదా! ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక అబ్బాయి ఎప్పుడైతే అడల్టింగ్ ఏజ్‌కి వచ్చి ఈ ఈ స్టడీసన్నీ ఫినిష్ చేసుకొని కెరీరనేది స్టార్ట్ జేశినప్పుడు ఫస్ట్ టైం ఒక ఉద్యోగం అనేదొస్తది కదా! సో అప్పుడు ఆనందం అనేది వేరే లెవెల్‌లో ఉంటదని చెప్పుకోవచ్చు. మరి నీ లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు కొత్త ఉద్యోగానికేదైనా వెళ్ళినప్పుడు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యావు? ఆ అనుభూతి ఏంటి? అనేది చెప్పు.
అవును. నాకు సాధారణంగా ఈ ఈ రెగ్యులర్ జాబ్‌గా అంటే ఇలాంటి కార్పొరేట్ ఇలాంటి వాటిలో కాకుండా ఎక్కడ అంటే స్ ప్రయత్నించినప్పుడు రాలేదనుకోండి, దాని తర్వాత ఇది కా కార్ షోరూంలో సేల్స్‌లాగా వెళ్ళానన్నమాట నేను మొదట. అది బయట
హుహు. ఓకే. అంటే ఈ కార్ షోరూమ్‌లో వెళ్ళకముందు వేరే దానికి కూడా ట్రై చేశావా నువ్వు?
ఆ! అంటే చాలా కొ కొన్ని వె వెళ్ళాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం కదా! ఒక అవి కార్పొరేట్స్ అని అవనీ బీపీఓ అని చాలా వరకు ట్రై చేసాం కానీ, ఎక్కడ వర్క్‌ఔట్ కాలేదండి. అయితే ఈ జాబ్స్ కూడా బయట ఈ ఈ షోరూమ్ ఎలాగో చెప్పానో నేను ఇప్పుడు కార్ షోరూమ్. బయట నుంచి చూడడానికి నిజంగా కూడా బయట నుంచి మెరుస్తూ ఒక అద్దాల మేడలాగా ఉంటదనమాట. <chuckles> లోపలికెళితే కాని తెలియదన్నట్టు ఉంటుంది. అయితే నాకు ఫస్ట్‌ డే వచ్చేసి నెగె అంటే ఒక నెగెటివ్ అనుకోవచ్చు. లేదా భయం అని అనుకోవచ్చు.
అవునవును. వాస్తవం. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. వాస్తవం. హ్మ్. ఓహ్! ఎందుకు నెగెటివ్ అని భయం? అంటే ఆనందంగా ఉండాలి కదా! ఫస్ట్‌ డే కాబట్టి. అది కూడా జాబొచ్చింది కాబట్టి. మరి ఎందుకు ఈ నెగెటివ్ భయం వచ్చింది నీలో?
ముందు ఆ! హ్మ్. అంటే ఫస్ట్ ఒకటి మెయిన్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత చెప్పారు మాకు. ఒక ట్రైనరు ఒక 2-3 మంత్సు అసలు మీకొక అంటే మంచి ఒక హనీమూన్ పీరియడ్ అని చెప్పారనమాట. <chuckles> అంటే, "మీరు ఎంజాయ్ చేయండి. ఆహ్, ఏదున్నా గానీ. ఎందుకంటే నువ్వు దిగేది సేల్స్‌లోకనమాట. సో నువ్వొక నే ఇప్పుడు నీకిచ్చే ట్రైనింగ్ కూడా ఎలా ఉంటదంటే" మాకు ఒక ఎ ఎగ్జాంపుల్‌గా చెప్పేవారనమాట మా ట్రైనర్ మేడం గూడా. అయితే "గెరిల్లా వం ఇం ఆ! గెరిల్లా వార్ నీకు ఐడియా ఉందా?" అని అడిగేవారనమాట. మేడమా! విన్నాం మేడం". అంటే "ఆ! నేను విన్నాం మేడం" అని చెప్పేవారు. అంటే గెరి తెలీదన్న వాళ్ళకి, "ఆ! చెప్తా విను" అని చెప్పి స్టార్ట్ చేసేవారు. గెరిల్లా వార్ ఎలా ఉంటదంటే ఇప్పుడు ఈ కమాండర్స్ బ్లాక్ కమాండర్స్ ఎలా ఉంటారు? అలాగా వాళ్ళకి ఫుల్ టఫ్ అండ్ టఫ్ ఆహ్ చేసిస్తారన్నమాట, ట్రైనింగ్ ఇస్తారు. అయితే గెరిల్లా వార్ ఎలా ఉంటదంటే ఓస్ ఎటువంటి మామూలుగా కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసినా కానీ సడెన్‌గా సిట్యుయేషనొచ్చేసరికి నీకు చేతిలో గన్ పెట్టేసి వెళ్ళని చెప్పేసి ఫీల్డ్‌లో వదిలేసొచ్చేస్తారు పైనుంచి దింపేసి. ఆ! అలాంటి వార్ ఉంటుందనమాట. అయితే మేడం ఆ ఎక్సాంపుల్ ఎందుకు తీసుకుంది అంటే, "నువ్విప్పుడు ఈ ట్రైనింగ్‌లో నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ చేతుల్లోకి గన్ పెట్టేసి అక్కడ దించేసొస్తారు. అలాగంటే సేల్స్ అనే దాంట్లో నువ్విక్కడ ఎంత నేర్చుకున్నా నీకర్థమైనా కాకపోయినా ఖచ్చితంగా <chuckles> నువ్వెళ్ళాలి కస్టమర్ దగ్గరికి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కార్ గురించి. నీకా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నువ్వక్కడ చేయాల్సిందే ఖచ్చితంగా". అలా ఎగ్జాంపుల్ ఇచ్చేవారనమాట.
<laughs> అయ్యో! ఆ! ఓకె! యాహ్! యాహ్! టఫ్ దాంట్లోకి దిగుతున్నావు. హ్మ్. ఎలాంటి ఎగ్జాంపుల్ వాడారు? ఏమన్నా గుర్తుందా మరి? ఓకె. అంటే ఏంటి గెరిల్లా వార్ అంటే? ఆ! ఓకె. హ్మ్. ఓహో! ఓకే. ఓకే. హుహు. ఆ! యాహ్! యాహ్! యాహ్! యాహ్! చాలా మంచిగా ఇచ్చారు ఎగ్జాంపుల్ అయితే. మరీ, ఆ ట్రైనింగ్ అనేది ఎన్ని డేస్ ఉండేది?
ఫస్ట్ జ్ హ్మ్. 45 డేస్ పైన నడిచిందనమాట. అది గూడా...
ఓకే. అంటే ఇప్పుడు హ్మ్, చెప్పు అది కూడా
అది గూడా ఎలా ఉండేదంటే, హ్మ్, జాయిన్ అయిన తర్వాత ఏదో ప్రతిరోజు నేను మళ్ళీ కాలేజ్‌కి ఎళ్ళి కూర్చుంటున్నానా? అనిపిచ్చేదనమాట. ఆ 45 డేస్ గూడా. అంటే వర్క్ ఏం ఉండేది కాదు గదా! ముందుగా ఏంటంటే, దానికి ముందు నేర్చుకోవాలి టెక్నికల్ నాలెడ్జ్. అంటే బేసిక్స్ అసలు బేసిక్స్ ఆటోమొబైల్ టెక్నాలజీ ఎలా ఉంటది? అన్నీ స్టార్ట్ జేసేవారన్నమాట మేడం.
అయ్యయ్యో! హ్మ్. యాహ్! హ్మ్, హ్మ్. సో మరి ఆ ట్రైనింగ్‌కి తగ్గట్టు, ఏదైనా స్టై ఫండ్ ఏమన్నా ఇచ్చారా? లేకపోతే ఏమి లేదా?
సాలరీ, సాలరీ సాలరియే. ఎప్పుడైతే మన వాళ్ళ ఎ ఆఫర్ లెటర్ ఏదైతే ఆఫర్ ఏదో సాలరీ ఇచ్చేవారన్నమాట. అందులో ఎటువంటి డౌట్, ఛేంజెస్ ఏం లేవు. కానీ నిన్ను, నిన్ను నువ్వు రె రెడీ చేయడానికి, అంటే అక్కడ సేల్స్‌లో, కస్టమర్ ఎదురుగా నిన్ను నిలబెట్టాలి అంటే, నిన్ను ప్రాపర్‌గా ట్రైన్ జేసి అక్కడ నిలబెట్టాలి. లేదంటే కస్టమర్ ఆడుకుంటాడు కాబట్టి. ఒక ఒకొక్క 20-30 లాక్స్ ఒక వెహికల్ కొనడానికి వచ్చిన వాడికి, ఖచ్చితంగా గూడా ఈ సేల్స్‌కి వాడికంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటది గదా! సో ఆహ్, అదే నీకు ఎటువంటి
హుహు. హ్మ్. వాస్తవం అదైతే. అవునవును. ఎందుకంటే బా రిసర్చ్ చేసే కొనాలి అన్న ఉద్దేశ్యంతో వస్తారు.
ఆ! రిసర్చ్ చేసి సేల్స్ పర్సన్ కంటే గూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. 10 తను ఒక 5, 6 షోరూంలు తిరగడము. తనకి సేల్స్ పర్సన్‌కి తెలవనటువంటి ఆహ్, బ్రాండ్స్ అన్నీ గూడా తనకు తెలిసి ఉంటాయి. ది అవు అన్ని వేరే కంపెనీలో ఉన్నటువంటి ఫీచర్స్ గూడా తెలిసి ఉంటాయి అనమాట. సో ఇంత అడ్వాన్స్డ్ ఉన్న కస్టమర్స్ ముంగట, తీసుకెళ్ళి ఒక కొత్త, కొత్త పర్సన్‌ని ఇట్లా జాబ్ ఎక్కగానే తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే, కంపెనీ కూడా చాలా ఆలోచిస్తది కాబట్టి, దానికోసం వీళ్ళు ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఒక ఫార్ట్ హ్మ్.
హ్మ్. వాస్తవం. వాస్తవం. యాహ్! యాహ్! ఆబ్సల్యూట్లీ ట్రూ. హ్మ్. అవునవును. నిజం, యాహ్! ఇప్పుడు నువ్వు యాహ్! ఆ 45 డేస్ ట్రైనింగ్ అయితే తీసుకున్నావు. అండ్ ఆ ట్రైనింగ్ తీసుకున్నాక, ఫస్ట్ టైం నువ్వు ఆ షోరూం‌లో ఉండి, ఎవరైనా కస్టమర్ వచ్చి వాళ్ళని డీల్ చేసి, వాళ్ళతో ఆ కార్ కానీ లేకపోతే ఏదైనా కానీ వెహికల్ ఏదైతే ఉందో, అది కొనేలాగా చేశావా? లేకపోతే ఏమన్నా ఇబ్బంది పడ్డావా? లైక్ ఇందాక నువ్వు కొంచెం భయము అన్నట్టు అన్నావు కదా! సో అలా భయపడ్డావా? అసలు ఆ ఫస్ట్ డేలో ఏమేం జరిగింది? ఎంతమంది కస్టమర్స్ వస్తారో? నువ్వు ఏ రకంగా డీల్ చేశావనేది చెప్పు.
హ్మ్. అయితే ఇక్కడ, ఉ ఎలా ఉంటదంటే సేల్స్‌లో గాని, ఎక్కడైనా మనం ఎక్కడికెళ్ళినా గాని, ఇప్పుడు కార్పొరేట్‌లో ఎలా ఉంటది? సీనియర్స్, జూనియర్స్‌ని కొంచెం ఆడుకోవడం, ఆహ్, వాళ్ళు నిజంగా వర్క్ గురించి తెలిసినా గాని సీనియర్స్, జూనియర్స్‌కి చెప్పకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా!
యాహ్! హ్మ్. వాస్తవం అది ప్రతి దాంట్లో ఉంటది అట్లా.
అది ఎంతో, ఎంతో హోప్స్ పెట్టుకొని జాయిన్ అవుతూ ఉంటారు. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో కానీ అలాంటి వాటిలో. కానీ అక్కడికి వెళ్ళాక కొం మొత్తం చేంజ్ అయిపోతుంటది. అలాగే నాగ్గుడా మేము ఇక్కడ 45 డేస్ మంచిగా ట్రైనింగ్ జేసి, అసలు ట్రైనర్ ఎలా జెప్తారంటే, యూ కెన్ డూ ఇట్ అన్నట్టుగా, నిన్ను చాలా బాగా మోటివేట్ చేసి పంపిస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు యాక్చువల్ రియాలిటీ గ్రౌండ్ ఏదైతే ఆ మేడమ్ గొరిల్లా వార్ అండ్ గెరిల్లా వార్ అని చెప్పారో.
ఓకే. హుహు. హ్మ్. ఆ! అప్పుడు ఇంకా స్టార్ట్ అయితుంది అసలు సినిమా. కదా!
ఆ! గెరిల్లా వార్ అని చెప్పారో, అది నువ్వు ఎప్పుడైతే ఆ ఫ్లోర్ మీదకి దిగుతావో, అప్పుడు మొదలవుతుందనమాట సినిమా అనేది మొత్తం గూడా.
ఆ! హ్మ్. యాహ్! యాహ్! ట్రూ. <laughs> మరి ఏం జరిగింది? మరి ఫస్ట్ డే ఎ ఎవరెవరు వచ్చారు? ఎలా బిహేవ్ చేసావు నువ్వు?
అక్కడ ఒక హ్మ్, నేన్ నేనే నేనేమనుకున్నానంటే నా హ్మ్, ఫస్ట్ నుంచి నా మైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఎలా ఉండే అంటే ఆహ్, ఏముందిలే మనం ఆడ కూర్చుంటాం. కస్టమర్ వస్తడు. కార్ అడుగుతడు. కార్ చూపెట్టాలె. వ వాళ్ళు బుక్ చేసుకుంటరు. వెళ్ళిపోతరు అన్నట్టుగా ఉండేవాడినమాట ఫస్ట్ నుంచి. అంటే యాస్ సింపుల్ యాస్ అన్నట్టుగా నా మైండ్ ఉండేది. ఆహ్, ముందుగా తె తెలియనప్పుడు ఎక్కువగా. తర్వాత ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ అర్థమైందన్నమాట. ఒక టీమ్ అనే ఒక 10 మంది టీమ్ ఉంటారు, షోరూం టీంలో. అంటే కస్టమర్ రాగానే రిసీవ్ చేసుకోవడం దగ్గరనుంచి అన్నీ గూడా. ఇందులో గూడా ఎలా ఉంటది హ్మ్, ఇందులో కూడా ఎలా ఉండేదంటే కస్టమర్ వచ్చాడనుకోండి. ఒక మంచి కస్టమర్ అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక వైట్ అండ్ వైట్ షర్ట్, మంచిగా గోల్డ్ ఇవన్నీ వేసుకొని ఒక బిఎమ్‌డబ్ల్యూ ఆర్ బెంజ్ కార్‌లో దిగాడనుకోండి. ఇందులో ఉన్నటువంటి సీనియర్స్ ఒకటేసారి ముందుకు వెళ్ళిపోతారు, ఖచ్చితంగా.
యాహ్! యాహ్! యాహ్! ట్రూ. హ్మ్. హ్మ్. అవునవునులే. యాహ్! యాహ్! హ్మ్, హ్మ్. హ్మ్. వల్ల వాళ్ళు అదే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. యాహ్! యాహ్! కరెక్ట్.
ఫస్ట్ ఎళ్ళిపోయి, వాళ్ళు రిసీవ్ చేసేసుకుంటారు. రిసీవ్ చేసేసుకొని వాళ్ళకి అది తెలుసు అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉండడము, వాళ్ళకి ఖచ్చితంగా ఒక గన్ షాట్ లాగా ఇది కస్టమర్ బుక్ చేసి ఎళ్ళే కస్టమరు
ఆ! యాహ్! అంటే ఎలా డీల్ చేయాలి, అనే మెళకువలన్ని నేర్చుకో ఇంకా కొంచెం సీనియర్స్ అయితే.
డీల్ కంటే ముందుగా ఏంటంటే, ముందే వీళ్ళు జడ్జ్ చేస్తారన్నమాట. కస్టమర్‌ని చూడగానే జడ్జ్ చేసేసి తీసుకొని ఎళ్ళిపోతారు.
హుహు. ఇలా ఎప్పుడు జరగలేదా? అంటే కొంతమంది అదే పనిగా కార్ కొనాలి అన్నట్టు, <smacks lips> అంటే, యాక్షన్ కోసం అన్నట్టు వస్తారన్నమాట. లైక్ బిల్డప్ అన్ అనుకోవచ్చునమాట. కానీ కొనరనమాట. కావాలనే సూట్ బూట్ ఇవన్నీ ఎసుకొని వస్తారు. వాళ్ళు కొంచెం రిచ్‌గా ఫీల్ అవ్వాలి అన్నట్టుగా. సో, ఇలాంటి కస్టమర్స్ ఎప్పుడు రాలేదా? నీకు కానీ, లేకపోతే నీ సీనియర్స్‌కి కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలేదా అట్లాంటి వాళ్ళని?
సాధారణంగా ఏంటంటే, ఎంత షో ఆఫ్ చేసినా గాని ఈ వీళ్ళు సీ సీనియర్స్ ఉండేవాళ్ళు వెంటనే గుర్తుపట్టేస్తారన్నమాట. లైక్, నేను ఆ ఫస్ట్ డే లేదా, ఫస్ట్ వీక్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. నాక్ నాకు కూడా తర్వాత, తర్వాత కాలంలో చాలా మంది తగిలారు, నేను అర్థం చేసుకున్నాను, నాకు అర్థమైపోతుంటదనుకోండి. అయితే, వీళ్ళ ఈ షో ఆఫ్ చేసే కస్టమర్ ఎలా ఉంటాడు, సాధారణంగా సింపుల్‌గా కూడా బీఎండబ్ల్యూ బెంజ్ కార్ అలాంటి కార్లలో దిగినా గాని, సింపుల్‌గా ఎలా ఉంటారు కొంతమంది. అనేది వీళ్ళకి చాలా వరకు ఐడియా ఉందన్నమాట. అయితే, సా కొంతమంది సాధారణ పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు కంపల్సరీ అక్కడ చూ చూయించుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఒక నలుగురు, ఐదుగురు ఒక గ్యాంగ్ లాగా తిరగడము, వాళ్ళోచి ఎక్కడికెళ్ళినా గాని, ఇలా వైట్ అండ్ వైట్ కంపల్సరీ డ్రెస్‌లు ఎసుకోవడం. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంటారు కదా! వీళ్ళనమాట. అయితే వీళ్ళకి ఒక, ఆ షోరూమ్‌లో సీనియర్స్‌కి ఒక ఐడెంటిటీ అన్నమాట. ఆ కస్టమర్స్ చూడగానే ముందుకెళ్ళిపోయేవారు వీళ్ళు. నేను, ముందు అనుకున్నాను, ఏంటి వీళ్ళు ఇలా ఉరుకుతున్నారు! ఏంది అసలు, ఏంటా అని అనుకున్నాను. నేను చూస్తున్నాను.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. యాహ్! యాహ్! హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును. ఓకే. హుహు. ఓకే. అవునులే, బ పర్సన్ బట్టి చే ఇంత సేపు బాగా రిలాక్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరో వచ్చేపాటికి ఏంటి ఇలా, లేచి అంతా ఇలా చేస్తున్నారు అనట్టు అనుకుని యాహ్!
బా రిలాక్స్‌గా ఉన్నాను. ఒక్కటేసారి, ఒకటేసారి అంటే అందరూ వెళ్ళిపోవడము, రిసీవ్ చేసుకోవడం, అలా చేస్తున్నారు. నేను అలానే చూస్తున్నాను ఫస్ట్ డే. తర్వాత ఏమైపోయిందంటే, ఒక ట్యాక్సీ వెహికలు పర్సన్ వచ్చాడనమాట. ఒక ట్యాక్సీలో అంటే తనకి యెల్లో ప్లేట్ ఉంటుంది కదా! నెంబర్ ప్లేటు తను వచ్చాడనమాట. ఆహ్, వెహికిల్ చాలా ఓల్డ్ ఉందది. ఆహ్, వచ్చాడు. తను వచ్చి కొంచెం ఇప్పుడు ఎలా ఉంటారు డ్రైవర్స్ తను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆహ్, జ చేసి, డ్రైవింగు చేసి, కొంచెం టైర్డ్‌గా ఉంటారు కదా! సీ అలసిపోయి మళ్ళీ సింపుల్‌గా ఉంటారు కదా! అయితే తను లోపలి రాగానే, వీళ్ళు ఎవరు లేవలేదు ఆరోజు ఫస్ట్ డే. చూస్తూనే ఉన్నారు. అరేయ్! నేను మార్నింగ్ నుంచే చూసాను నేను. నేనే, షాక్ అయ్యాను అన్నమాట. అరే! ఒక కస్టమర్ వస్
హ్మ్. హుహు. ఓకే. అవునవును. అవునా! అలిసిపోయి ఉంటారు. అవునా! హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడూ <sniffs> కస్టమర్ అంటే ప్రతి ఒక్కరు దేవుడితో సమానం కదా! సో, అలాంటి వాళ్ళని, అలాగే ఇందాక బిఏండబ్లు కార్‌లో వచ్చారన్నావు. ఇద్దరిని ఈక్వల్‌గా ఎందుకు ట్రీట్ చేయాలేదు అంటావు? అతను ఎవరో కార్‌లో దిగితే మాత్రం పరిగెత్తుకుంటూ, వచ్చి మంచిగా రిసీవ్ చేస్తున్నారు. ఇతను వస్తే మాత్రం, కనీసం లేవని కూడా లేవలేదు ఎందుకిలా? నీకేమన్నా అనిపించిందా, ఎందుకు ఇలా వ్యత్యాసం చూపిస్తున్నారు వీళ్ళు అన్నట్టు?
ఆ! నేను అది, ఇప్పుడు ని నీకు ఎలా డౌట్ వచ్చిందో, ఫస్ట్ డే నాకు కూడా అలానే డౌట్. నేను ఆ ఫస్ట్ డే ఇంకా అలానే అయోమయంలోనే ఉన్నాననమాట నేను. ఆహ్, ఆ కస్టమరు మార్నింగ్ నుంచి వీళ్ళు, అరే! ఫ్యామిలీస్ వచ్చినా, ఇంత మంచిగా ఒక రిచ్‌ల కనపడంగానే వీళ్ళు ఉరుకుతున్నారు. అదే ఇకు టాక్సీ డ్రైవర్ పర్సన్ రాగానే వీళ్ళు ఎందుకు లేవట్లేదు, అని చూస్తూ ఉన్నాననమాట. అయితే, వచ్చాడు, ద పర్సన్ రాగానే నన్ను, "అరే! లవన్ మాట్లాడు," అని చెప్పి నాకు ఇచ్చేసాడు. ఇచ్చేసి, మాట్లాడమని చెప్పేశారన్నమాట. తనూ, చెప్పేసరికి నేను వెళ్ళిపోయాను. వెళ్ళేసి, ఆహ్, అటెండ్ చేశాను. అటెండ్ చేసాక, అక్కడ ఏం జరిగిందంటే, తను లు సింపుల్‌గా డీటెయిల్ తీసుకొని, "ఆ నేను మళ్ళీ వస్తాను," అని చెప్పేసి వెళ్ళిపోయాడన్నమాట. ఒక, ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ నేను ఒక టైమ్ స్పెండ్ చేశానన్నమాట.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. ఓకే. అవునులే, అతనితో మాట్లాడుతున్నా. అసలు ఏం కావాలి మీకు? ఎలాంటి మోడల్ కావాలి? ఎక్స్‌ప్లేన్ చేసావు అన్నీ.
అర్థమైపేయింది. కానీ తన్ అంటే వెహికల్ తీసుకోలేదనమాట. అది నాకు ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకుడు తర్వాత, అలానే ఒక 1 వీక్ అబ్జర్వ్ చేశాను. అప్పుడు అర్థమైందనమాట, అయితే వీళ్ళు ఏం జేస్తున్నారంటే, వీళ్ళకున్న క్వా ఏదైతే క్వాలిటీ టైమ్ ఉంటుందో, ఆ టైమ్‌ని అదె, ఆ రోజు ఒక మై నిజంగా ఒక బుకింగ్ గాని వచ్చేటువంటి, ఒక జడ్జ్ చేసి, ఆ కస్టమర్‌ని పట్టుకొని మాత్రమే వీళ్ళు బుకింగ్స్ తీసుకుంటున్నారు. అదే ఇలా అందరితో, కూర్చొని ఆహ్, ఇలా టైమ్ వేస్ట్ చేసుకుంటూ పోతే, ఉదాహరణకి, నేను ఆరోజు ఆ టాక్సీ కస్టమర్‌తో కూర్చున్నప్పుడు, నేను అలా ఆయనతో టైమ్ స్పెండ్ చేస్తుంటే, ఈలోపు ఇంకో వేరే కస్టమర్ వస్తాడు ఫ్యామిలీ. నిజంగా బుక్ చేయాలనే కస్టమరు. అది వేరే వాళ్ళకి ఎళ్ళిపోతదనమాట. మిస్ అవుతునయి. ఇది వీళ్ళు ఫాలో ఆ! వీళ్ళు ఇలా ఫాలో అవుతుంటారన్నమాట.
యాహ్! అయిన హ్మ్. ఏమని? హ్మ్. యాహ్! హుహు. హ్మ్. వాళ్ళని మిస్ అవుతావ్. కరెక్ట్ కరెక్ట్. సో, మీకు ఈ టార్గెట్స్ అనేవి కూడా ఇలాగే ఉంటాయా? లైక్ వాళ్ళు ఎవరైతే వెహికల్ కొన్ యాహ్! యాహ్! ఎవరైతే వెహికల్ కొంటారో, దాన్ని బట్టి మీకు కమీషన్ లాగా, అలా ఏమన్నా ఇస్తారేమో కదా!
ఆ! ఖచ్చితంగా, అంటే, ఈ అవి ఎలా ఉంటాయంటే, ఒక పైన ద్రాక్ష పండు కడతారు కదా! ద్రాక్ష పండు అందకుండా ఉంటదది. కనిపిస్తూ ఉంటది. చాలా బాగుంటుదసలు. ఎంత బావుంటదంటే, ఇంత ఆహ్, <chuckles> ఎంత అసలు మంచిగా అంటే భలే కలర్ఫుల్‌గా కనిపిస్తాయి. చాలా ఒక ఇంత పెద్ద గేలలాగా అనిపిస్తది. కానీ నీకు అందదది. నువ్వు ఎంత అందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటావు అనమాట. అలా ఉంటాయి మన టార్గెట్స్, ఇన్సెంటివ్స్ అనేవి. ఒక్కోసారి అవుతుంటాయి. హ్మ్.
హ్మ్. <chuckles> అంద్రని ద్రాక్షనా పుల్లనా. సంథి సంథింగ్ ఏదో ఉంటది. హుహు. యాహ్! ఇందాకా ట్రూ. ట్రూ. ట్రూ. ఇందాక నువ్వు ఒక ఎక్సాంపుల్ చెప్పావు చూడు, లైక్ టాక్సీ డ్రైవర్ దగ్గర నీ టైం అనేది వేస్ట్ అయింది. అప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావ్. లైక్ మీ పైన అధికారులైతే ఎవరు అంటే <smacks lips> వాళ్ళు ఎంతోమందిని చూసుంటారు కాబట్టే, వాళ్ళ అలాంటి వాళ్ళని కొంచెం బా లైట్ తీసుకున్నానమాట. కావాలని ఇలాంటి వాళ్ళు వస్తారు, టైం పాస్ చేస్తారు, కానీ మన టైమ్ అంతా వేస్ట్ చేస్తారు కానీ, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది తీసుకోరు అన్నట్టుగా. సో, మరి ఆ ఆ రోజు అంటే ఫస్ట్‌లో చాలా కొషన్స్ వచ్చాయి కదా! అప్పుడు రియలైజ్ అయ్యావా నువ్వు. ఇలాగే చేశారు అన్నట్టు, వాళ్ళ మీద ఏమైనా గౌరవం లాంటివి ఏమన్నా పెరగడం, చి, చి ఆహ్, అలా వచ్చిందా లేపోతే ఆహ్, ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని టిప్స్ లాగా ఇలా ముందే చెప్తే, వాళ్ళు ముందే జాగ్రత్త పడి ఉంటారు కదా! అన్న ఆలోచన కూడా ఏమన్నా వచ్చిందా?
హ్మ్. అవును. నిజంగా. అంటే వస్తుంటది. ఎందుకంటే అలా చెప్పేస్తే నేను కూడా సేల్స్‌లో జెమ్ అయిపోతాను కదా! అని చెప్పేసి చెప్పరన్నమాట ఫస్ట్ థింగ్. ఒకటి కానీ, బయట నుంచి పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మనం పట్టించుకోవట్లేదు కదా! వీళ్ళు ఇలా జడ్జ్ చేయడం ఏంటి? అంటే లుక్స్ చూసి జడ్జ్ చేయడం ఏంటి? అనే ఒక మైండ్‌సెట్‌లో ఉంటారు. కానీ అక్కడ ప్రాక్టికల్ రియాలిటీ లోపల ఏం జరుగుతుందంటే, ఒకవేళ నిజంగా అలా అని చెప్పేసి, వచ్చిన ప్రతి కస్టమర్‌ని జెన్యూన్‌గా అటెండ్ చేసి, జెన్యూన్‌గా టైమ్ స్పెండ్ చేసుకుంటూ పోతే, అక్కడ ఎండ్ ఆఫ్ ద డే అసలు ఆ టార్గెట్ అనేది అచీవ్ కాదనమాట. ఎందుకు కాదంటే, సాధారణంగా ఒక వీళ్ళు ,ఒక కారు పర్చేజ్ చేయాలంటే, ఖచ్చితంగా ఒక కస్టమర్ ఒక ఆ 7 నుంచి 8 నెలలు రిసర్చ్ చేస్తాడు. ఒక మనలాంటి ఒక జాబ్ చేసి, సేవ్ చేసుకున్న మనీతో కొనాలనుకుంటే. ఎవరో మంచి రిచ్ వాళ్ళు మాత్రమే, సడన్ డిసిషన్ తీసుకుంటారనుకో. అది వేరే విషయం.
వాస్తవం. వాస్తవం. హ్మ్. హ్మ్, హ్మ్. ట్రూ. హ్మ్. అవును. హ్మ్. వాస్తవం. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. కాబట్టి
డబ్బులుంటాయి. పట్టించుకోరు కాబట్టి, కార్‌ని అప్‌గ్రేడ్ చేయాలని వస్తుంటారు చేసేసుకుంటారు. కానీ సాధారణంగా 90% అక్కడ మాకు జరిగేదేంటంటే
హ్మ్. కరెక్టే. హ్మ్.
ఒక కార్ కొనడానికి 6 నుంచి 7, 8 నెలల సమయం తీసుకోవడం, అన్నీ షోరూమ్స్ కూడా తిరగడం. ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరిగి
ఓకే. నెంబర్ ప్లేట్స్ కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేసారో, అక్కడే ప్రొవైడ్ చేస్తారా? లేకపోతే దానికంటూ సెపరేట్ డిపార్ట్మెంట్స్ లాగా ఏమన్నా ఉంటాయా?
అ లేదు. ఆ అక్కడ ఆర్‌టివి ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటాయి అనమాట. అక్కడ మనకి ఈ ఆహ్, అలాంటి టైమ్ బయట నుంచి చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంటది. కానీ, వీళ్ళు ఇలా నిజంగానే 6, 7 మంత్స్ టైమ్ తీసుకోవడము, ఈ ప్రాసెస్‌లో ప్రతి షోరూమ్ తిరుగుతూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళని మనం అలానే, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసుకుంటూ ఎళ్ళిపోతే, నీ హోల్ మంత్ కూడా మొత్తం వాళ్ళతోనే గడిచిపోతుంది. అంటే మంత్ ఎండ్ అయ్యేవరకి, సేల్స్ టార్గెట్ అచీవ్ కాకపోవడము, అంటే రియల్ ప్రొడక్టివిటీ అనేది అక్కడికి రాదు అన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే ఒక లూజర్ లాగా ఉండ ఉండిపోతారు అని చెప్పేసి, వీళ్ళు ఆ ఫీల్డ్‌లో ఆరితేరిన వారు, ఈ సీనియర్స్ అందరు ఏం చేస్తారు? ఖచ్చితంగా కూడా వీళ్ళు స్పెండ్ చేసే టైమ్, అంటే వీళ్ళు అటెండ్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరున్నరో, ప్రాపర్‌గా జడ్జ్ చేసి మరి తీసుకుంటారన్నమాట. కొన్ని, కొన్ని సార్లు అవి మిస్టేకన్‌వేలో ఎళ్తుంటాయి. బట్ అది, అది అక్కడ జీ ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యేటువంటి సిట్యుయేషన్ అన్నమాట, ఆ ఫీల్డ్‌లో.
ఆ! ఓకె. ఓకె. హుహు. అవునవును. వాస్తవం. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. చాలా క్వాలిటీగా ఉంటది. ఆ! ఆ! యాహ్! యాహ్! అంటే హ్మ్. హ్మ్. యాహ్! నిజంగా మిస్టేక్ అయినా కూడా వాళ్ళు ఒక్కసారికి కరెక్ట్ చేసుకునేంత వచ్చింది. ఇందాక నువ్వు చెప్పావు కదా! సీనియర్ లైక్ టాక్సీ డ్రైవర్ వస్తే కూడా వాళ్ళు లేవలేదంటే, వాళ్ళు ఎంతమందిని చూసి అలా డిసైడ్ అయ్యి ఉంటారు. యాహ్! యాహ్! నిజంగా యాహ్! నీ కొత్త ఉద్యోగంలో నీ అనుభవం ఎంత బాగా వివరించావంటే, ఆ ట్రైనింగ్ కావచ్చు, ఆ నీకి మధ్యలో వచ్చే క్వెషన్స్ కావచ్చు, మళ్ళీ దానికి వెంటనే నువ్వు ఫేస్ చేసిన రియలైజేషన్ పొందామనమాట. ఓకే అందుకే వీళ్ళు ఇలా చేశారనేది, చాలా చక్కగా వివరించావు. నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
హ్మ్. నిజంగా. అంతే కదా! వాళ్ళని నాకు కూడా నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.